ఆ! అవునండి. అంటే, వ్యర్ధంగా అయితే ఎక్కడ పోదండి. అంటే, పోత్ కొన్ని‌చోట్ల పోతుందేమో, అంటే, బాగా తినకుండా ఎ ఎక్కడో ఇష్టమోచ్చినట్టు పడేస్తేనేమో అది వ్యర్థంగ ప పోతుంది. మ మనకు అంటే, మనము కొంచుం తినేసి, మనం మనకు కొంచుం మనది జాలి గుండెనైతేనేమో, మనం దగ్గరున్న చుట్టుపక్కలున్న కుక్కలకి గానివ్వండి, లేకపోతే దగ్గరున్న మనుషులకు గానియ్యండి, దానం జెయడానికి చూస్తావనమాట. పెట్టడానికి చూస్తామండి. అంటే, వాళ్ళూ మన కడుపు నిండింది గదా! వాళ్ళ కడుపెందుకు అంటే, వాళ్ళ కడుపు గూడా నిండితే బావుంటుందనే మనకు ఒక థాటుంటేనేమో, వాళ్ళకు పెట్టనీకి చూస్తామండి. ఇలానండి. మెయినసలు పెళ్ళిలో ఎలానంటేనండి, పెళ్ళిళ్ళు గానివ్వండి, పండగలు గానివ్వండి, ఎక్కువ వరకు ఫుడ్డు మా ఇంట్లోనైతే ఎలా అండి, ఎక్కువరకు ఫుడ్ వేస్ట్ చేస్తామనే ఒక థాటొస్తే మాత్రం, మేము దగ్గరున్న ఒక ఆ ఆర్ఫనేజ్ వాళ్ళకి కాల్ చేసేస్తాం ముందే. అంటే, చుట్టాలా అవునండీ. చుట్టాల వాళ్ళకై
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓకే. మీరు ముందుగా చెప్పినట్టూ అట్లనే యేస్తరింక. అది అదే బావుందండీ. అంటే, ఆర్ఫనేజ్‌కీ కాల్ జేషివ్వడమే బావుంటదంటే, ఇలా
హ్మ్. అవునండి. ఎందు అంటే, మ మనము ఎలా చెప్పాలంటే వీళ్ళగానివ్వండి లైక్, ఇప్పుడూ మీరూ మధ్యానము తినేసి, మీ చుట్టాలోలందరూ ఈవినింగ్ వెళ్ళిపోయారనుకోండి. ఆ ఆర్ఫనేజ్‌లో గూడా ఫుడ్ వేస్టవ్వద్దు. వాళ్ళకొకా లైక్ మేమిలా ఫుడ్ ము ముందే చెప్పాలండి. ముందే ఇన్ఫార్మ్ జేసేస్తేనేమో, వాళ్ళు ఒండకుండా కొంచెమొకా కొంచెవొండేసి, కొంచెం ఒండకుండుంటారనమాట. ఇంతమందికి సరిపోతుందమ్మా అని మేవే చెక్ చేసి అక్కడ వేస్ట్, ఇక్కడ వేస్టండి. ఆ! అవునండి. అలా మేముందే ఇన్ఫార్మ్ జేసేశామన్న. ప్రతీ సారి ఇంతేనండి.
హ్మ్. అవునవును. వాళ్ళకి ముందే చెప్పాలి మళ్ళీ. హ్మ్. హ్మ్. అదే. లేకపోతే అక్కడ వేస్ట్, ఇక్కడ వే డబల్ డబల్ వేస్టవుతది. హ్మ్. ఓకే. ఇదేదో బావుంది. అంటే, నిజంగానే మనం ముందు ఆర్ఫనేజెస్‌కి చెప్పి వెడితే, అక్కడ వేస్ట్ గాకుండుంటయి, ఇక్కడ వేస్ట్
ఆ! అక్ అక్కడ ఫుడ్ వేస్ట్ గాకుండుంటది. ఇక్కడ గానీ ఫుడ్ వేస్ట్ గాకుండుంటుందండి. ఎలానండి?
అవునండి. చాలా అద్భుతంగా చెప్పారండి అసలు. మనం రోజువారీ జీవితంలో ఆహారాన్ని ఎలా వ్యర్థం జెయ్యకుండా ఉండొచ్చు. అలానే క్ వేస్ట్ జెయ్యకుండా ఎలా ఉండాలో ముఖ్యంగా, చాలా సలహాలిచ్చారండి. ధన్యవాదాలండి.
హుహు. హుహు. ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దాం.

ఆ! హ్మ్. ఎక్కువ మంది అంటే, నాకు తెలిసిన వాళ్ళేంటిదంటేనండీ లైకు, ఈ ఉల్లిగడ్డలు అవుంటాయి గదండీ! ఈ ఉల్లిగడ్డలు వాటినేం జేస్తారంటే, ఒక కుండలో బెట్టేస్తారండి. ఒకొక్క మట్టి కుండలో ఆ! ఉల్లిగడ్డలను. లైకొక మట్టి కుండలో బెట్టేసీ, ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంచడానికి ట్రై జేస్తారన్నమాట. మా ఇంట్లో, మా నాయనమ్మ వాళ్ళింట్లో గానివ్వండి, ఆహ్, ఎక్కువ కు ఈ కుండలుంటాయండి, మట్టి కుండలు. అందులో పెట్టేసి కొందరేంటిదంటే, వాళ్లకు ఈ బియ్యం గూడానండి, ఒక బియ్యము లైకు ఒక పెద్దా ఐరను బొ ఐరను కుండలెక్కుంటుంది. <smacks lips> ఐరన్ ఐరనుతొని జేసేదుంటుందండి. అందులో ఇక్కడ వచ్చినా అంటే, రేషను బియ్యమంతా అందులో బోసేసి...
హ్మ్. ఉల్లిగడ్డలనా? ఓకే. హుహు. అవునా! హ్మ్. ఓకే. అక్కడ బెట్టేస్తారింకా కుండలో బెట్టేస్తరు. హ్మ్.
దాన్ని ఎక్కువ రోజుల వరకు నిలవ జేయడానికి ట్రై జేస్తాంమాట. అవునండి. అవునండి. అప్ ఆహ్, అంటే అది ఎ ఎలా ఉంటుందంటే, కొంచెం స్టీలు టైపుంటుంది, అందులో ఎక్కువ రోజులకు స్టోరయ్యుంటుందా, ఎట్లాంటి కాక్రోచెస్ లాంటివండి, ఎలాంటివి థింగ్స్ ఆ దగ్గరకి రావన్నమాట. ఇలా. ఇలాం
హ్మ్. అవునా! అలానే ఇప్పుడూ, ఇవైతే ఇలా షోర్ జేసుకుంటాం సరే. కానీ, ఇప్పుడూ కొన్నేంటంటే, ఎక్స్‌పైరి డేట్సుంటయి, ఆ ఎక్స్‌పైరి డేట్స్ కన్నా ముందే, మనం గుర్తుంచుకొని వాడుకునేలా, ఎలా ఎలా వాడాలి అయ్యి? ఇప్పుడూ చాలామంది మర్చిపోతుంటారు, ఇప్పుడు ఎక్కడన్నా, ఫ్రిడ్జు పైన రాసుకుంటే మంచిదా? లేకపోతే, ఏదైనా యాప్ లాంటియ్యి ఉన్నయా యాప్సేమైనా ఇట్లా?
అవునండి. ఆహా! హుహు. అవునండీ. యాప్స్ లాంటివేం యాప్స్ లాంటివేం గాదండి, లేకపోతే, మీరు పర్చేజ్ జేసినప్పుడే, అప్ ఆహ్, అంటే, మీరూ ఒకబ్ ఒక సపోజ్ మీ ఒ ఒక ఎగ్జాంపుల్ జెప్తానండి. మీరూ ఒకా గుడ్ల కేస్ కొన్నారండి, ఆ గుడ్ల కేస్ గొన్నప్పుడు, లైకు ఒక, లైక్ అదొకా, ఒక 2 మంత్ 2 మంత్స్ వరకూ కరాబైపో అంటే, నెక్స్ట్ 2 మంత్స్‌లో ఎక్స్‌పైర్ అయిపోతుంది. దాని ముందే దాని ముందే ఆహ్, పెట్టుకొని తినేయాలి. అలా మీరేం చేయాలంటే, మీ హెల్తుని కాపాడుకుంటానంటే, త్వరత్వరగా కంప్లీట్ చేసేటట్టు క మీరేం చేయాలంటే, ఫ్రే మీరు చెప్పినట్టు ఫ్రిడ్జు మీద రాసిపెట్టుకోవాల, అదొక గుడ్ థింగండి. ఇంకోటేంటిదంటే, మనమూ అలా అంటే, ఎక్కడ్నైనా మనకూ సపోజ్ ఇంట్లో, ఏదన్నా వాల్సుంటేనండీ, ఆ వాల్స్ మీద ఒక కైండ్ ఆఫు, ఒకా ఇదే, ఆహ్, స్పేసుంచుకోవాలండి. అంటే, ఈ రోజేం తెచ్చామనేది. ఆహ్, రా లిస్ట్ ఆఫ్ థింగ్స్ రాసుకొని, ఒక మార్కర్‌తోని రాసుకొని, ఆ రోజు వరకు అంటే, ఎన్ని రోజుల వరకుందా ఎక్స్‌పైర్ అయిపోతుందని...
హ్మ్. అవునవును. ముందే మనకి అక్కడ పెట్టుంటాయి గదా! హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఓకే. అదలా రాసుకొని బెట్టుకుంటే ఇంకా అవును. అలానే ఇప్పుడూ, ఈ వేడుకలు గానివ్వండి లేకపోతే ఇప్పుడు కాలేజు, స్కూ ఆఫీస్లల్లో క్యాంటీన్సుంటయి. వీటిలో గూడా చాలా వరకు అండి ఇప్పుడూ, ఫుడ్డు వేస్ట్ జేస్తుంటరు. చాలామంది. ముఖ్యంగా వేడుకల్లో అండి. ఇప్పుడు ఏదైనా, పెళ్ళిల్లంటే చాలు ఇట్లా పెద్దా ఫంక్షన్సయిపోయినాయిప్పుడు. అసలు మధ్యతరగతి వ్యక్తి అసలూ, ఆ జీవితం మొత్తం బతికేది, పెళ్లి జేసుకోడానికే అన్నట్టూ జేసుకుంటున్నారు గదా! <smacks lips> అలా ఆ వేడుకల్లో ఫుడ్డు వ్యర్థం జేయొద్దంటే, ఏం జేయాలి? అంటే, తక్కువ వేరైటీలుంటే బావుంటాదా ఏమన్నా? లేకపోతే, ఇలా ఎక్కువ వేరైటీలున్నా సేవ్ జేయొచ్చా ఫుడ్డుని?
పెట్టుకుంటే బెటరాండి. హుహు. అవునండి. అవునండి. హ్మ్. అసలూ అవునండి. ఆహ్, మీ అంటే, నాకూ పెళ్లి కోసమే. అవునండి. <chuckles> కరెక్టేనండి. అవునండి. లేదండి. నేన్